మనకి చాలామందికి పిక్నిక్‌లకి వెళ్ళడం ఇష్టం. లేదంటే ఏదైనా ఆహ్, ట్రక్కింగ్స్ గాని లేదంటే సరదాగా సైక్లింగ్ గాని చాలా ఇష్టాలు అభిరుచులు అన్నీ ఉంటాయండి. కానీ కొండ ఎక్కడం అనేది ఒక స్పెషల్‌గా అనిపిస్తుంది ఎవ్వరికైనా. కొంచెం ఆయాసం వస్తుంది. కొంచెం నీరసంగా ఉంటుంది. కానీ ఎక్సైట్‌మెంట్ మాత్రం ఎక్కడ ఆగదు. అలా మీకు దగ్గరలో ఏదైనా మీరు కొండెక్కిన ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందా?
ఓకే. అవునండి. అవును. అవునండి. ఉందండి. నాకు 2 సందర్భాల్లో కొండెక్కిన అనుభవమయితే ఉందండి.
ఓకే. 2 సార్లెక్కారు మొత్తానికి.
ఆ! 2 సార్లండి.
ఇంతకీ అది ఒకే కొండనా? లేదా కొండలు మార్చారా? మార్చారా?
కొండలు మార్చారండి. ఎందు ఆ! ఎందుకంటే అండి! ఇది నే మొదటిసారిగా ఎక్కిందియితే అండి కొండంటే ఇది ఎలాగంటే అండి నేను నాకు వాటర్‌ఫాల్సు ఇలాగ సముద్ర స్నానాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి.
ఓకే. నేచర్ ప్రే నేచర్ కోసం ప్రేమికులు మాట మీరు.
ఆ! అయితే మేమొక ఈ తెలియని ఏరియా‌లో ఉద్యోగానికెళ్ళామండి.
ఆ! అప్పుడేమైందండి?
యెళ్తే! అక్కడ మాకు దగ్గరలో వాటర్‌ఫాల్స్ ఉందని చెప్పారండి.
దగ్గరలో వాటర్ఫాల్స్ ఉంది. ఆహ్, కొంచెం వాటర్ఫాల్స్ అంటే కొంచెం అట్రాక్ట్ అవుతాం లెండి.
అ అవును. అవునండి. అయితే, అక్కడికెళ్ళడానికి ఇన్ని కిలోమీటర్లు పడుతుందన్న ఆటో ఒడితో మాట్లాడుకొని బుక్ చేసుకొని ఎళ్ళామండి.
మొత్తానికి ఆటో, ఆటో ఓడు బానే తీసుకెళ్ళిపోయాడా?
హ్మ్. తీసుకెళ్ళిపోయాడండి. అది కూడా మేము వాస్టల్ వార్డ్‌కి దా డుమ్కి కొట్టి ఎళ్ళిపోయామండి.
<laughs> కానీ, ఆ డేస్ బాగుంటాయి అండి. ఎగ్గొట్టి ఎల్డాలు.
ఆ! అయితే ఎళ్ళిపోయిన తర్వాత, అక్కడ దిగిన తర్వాత అన్నారండి. ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లు కొండ దాటి ఎళ్ళాలన్నారండి.
అక్కడి నుండి 4 కిలోమీటర్లు కొండ దాటి ఎళ్ళాలి. అంటే ఒక కొండ పెద్ద కొండ. ఆ కొండ దాటితే గాని, మనకి మీకు అనుకున్న ఆ జలపాతం రాదు.
అవునండి. అంటే, కొండ నేను అక్కడ కొండ అంటే, నేను ఏదో ఎక్కాలి దిగాలి అనుకున్నానండి. మనకు తెలియకుండానే కొండని ఎలా ఎక్కుతామో, ఎలా దిగుతామో మనకే తెలీదండి.
నిజమండి. యాక్చువల్ మీరు ఇంకోటి గమనిస్తే, కొండ ఎక్కడం చాలా కష్టం. అంటే ఆహ్, మన బాడీ ఫిజికల్‌గా గాని, లేదా మెంటల్‌గా గాని. ఆహ్, చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి. మనకి సరదాగా ఉంటది గానీ, వన్స్ ఎక్కడం మొదలెట్టిన తరువాత ఫస్ట్ బానే ఉంటది. కానీ కొంచెం దూరం ఎళ్ళిన తరువాత మాత్రం కాళ్ళ నొప్పులు చాలా దారుణంగా ఒచ్చేస్తాయి.
అవునండి. అస్సలండి. అవును. అయితే, ఆ కొండకి ఆహ్, వాటర్ ఫాల్స్‌కి ఎళ్ళొద్దని అక్కడ పోలీస్ వారు హెచ్చరిక పెట్టారండి.
బోర్డా?
ఆ! పెట్టారండి. అయినా సరా అంటే ఇది
ఏమటా? ఏమండీ ఏమైనా ప్రాబ్లమా?
4 కిలోమీటర్స్ అంటే నీకేదైనా అయినా, అక్కడి నించి తీసుకొచ్చేటప్పుడికి నీకు ప్రాణం పోద్దనండి.
హ్మ్. నిజమేనండి.
అక్కడికి మనం వెళ్తాం గానండి. నీకేదైనా అయ్యి, నువ్వు పడిపోయిన, ఏదైనా అయితే, నువ్వు అక్కడి నుంచి నువ్వు తీసుకురావాలంటే కారెళ్ళదు, బండెళ్ళదు. నువ్వెలా వస్తావు? చూసుకొని యెళ్
అంటే, ఏదైనా ఎమర్జెన్సీ అయితే గబుక్కుమన రె <smacks lips> స్పాంటేనియస్‌గా రియాక్ట్ అవ్వడానికి ఏవి ర్ దొరకదక్కడ.
దొరకదండి. లోనగా ఆ 4 కిలోమీటర్ల లోన ఎవ్వరూ ఉండరు. జంతువులుంటాయి. మీరు తినడానికి తీసుకెళ్లాలి. వాటర్ తీసుకెళ్ళాలి. లేదంటే అయిపోతే మీరు అక్కడ ఉండలేరు. ఆ వాతావరన్ వేడొచ్చేస్తది. అడవి మ్ కదండీ. అడవి మధ్యలో కొంచెం గాలి
అమ్మో! ఇంతకీ, ఇ ఇంతకి అడవెక్కడండి? ఏ ప్రదేశం ఇది?
ఇది చిత్తూరు జిల్లా వోల్ చిత్తూరు జిల్లాలోనండి, ఉబ్బలమడుగేనండీ.
చిత్తూరు జిల్లాలో ఉబ్బలమడుగు
అవునండి. ఇది వరదయ్యపాలెమనీ, అక్కడకి మనకి ఆంధ్ర, తెలంగాణకి బోర్డర్‌లో ఉంటాదండి.
ఓకే. అటు సైడా!
ఆ! అక్కడికెళ్ళామండి మేము. అక్కడికెళ్తే
ఆ! బా ఆహ్, మీకీ దీనికోసం ఎవరు చెప్పారండి క్లుప్తంగా? అంటే అంత ఎక్సైట్‌గా మీరు ఎళ్ళ ఎళ్ళడానికి కారణం ఏంటి?
మేము అక్కడ దగ్గర్లోనే, మేము ఉద్యోగానికి ఎళ్తే, అక్కడ ఉందని చెప్పారండి. ఆదివారం సెలవు వచ్చింది. మేము ఎళ్ళిపోయామండి.
ఆ! <giggles> సరిపోయింది. ఆహ్, ఎవరో చెప్పారు, ఓకే. కొండ సూపర్‌గుంటుంది ఎళ్ళండి. అంటే కొంచెం మీకూ ఆహ్, ఎక్సైటింగ్‌ అనిపించింది.
ఆ! వా వా వాటర్ ఫాల్స్ అంటే, నె నేను ఎక్స్‌పెక్ట్ చేసిన వాటర్ ఫాల్స్ ఏంటంటే, <smacks lips> కొండొస్తది. కొండలో <giggles> నుంచి నీళ్లు పడితే వరదకక్కడ కూర్చోటం. ఓహ్! స్నానాలు చేసేయొచ్చు, ఇలాగ అనుకున్నానండి నేను.
ఆ! అంతే కదండీ! ఎవరైనా అదే కదా! అనుకుంటారు.
అయితే ఈ ఎక్కేటప్పుడే 4 కిలోమీటర్లని ఫస్ట్ బానే ఉందండి. తర్వాత అక్కడ ఎళ్ళితే రాళ్ళూ, కొండ ప్రాంతంలో ఉన్న రాళ్ళు సూదుగుంటాయండి. నడవలేకపోయామండి, నొక్కేస్తాయండి. అడుగు సరిగ్గా పడదండి. అస్సలు ఎంత కష్టం అంటే అంత కష్టం. ఎంతే 4 కిలోమీటర్లండి. ఎంత ఎళ్ళినా వచ్చేది కాదండి.
హ్మ్. హ్మ్. 4 కిలోమీటర్ల కొండ!
అవునండి. అయ్యింది.
మళ్ళీ ఆ 4 కిలోమీటర్లు కింద దిగాలి.
అందుకే, అహా! అలా కాదండి. 4 కీ మైళ్ళ కొండంటే ఎలాగంటేండి, మనం అది కొండ ఎక్కుతున్నట్టు మనకు అనిపించదండి. అంత ప్లెయిన్‌గానే ఉంటదండి. కానీ చూస్తే మనం కొండ ఎక్కుతామండి.
అంటే, అలా కాదండి. ఇప్పుడు కొండలంటే మనకి, ప్లెయిన్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని అప్పుగా ఉంటాయి. అంటే ఎత్తుగా ఉంటాయి పైకి. నడ్డం కూడా కష్టమే అవుతది.
అలాకాదండి. ఇది అహా! అంటే అది వేరండి. ఆ ఇది వేరండి. ఈ ఈ కొండలు ఏంటంటే, మనం కొన్ని దాటుకుంటూ ఇప్పుడు కొండల్లో పెద్దయి ఉంటాయి, చిన్నయి ఉంటాయండి అక్కడ. మనం ఏ పక్క అదెక్కి, దిగడం ఇలాగ ఉంటాయి కదండీ! అలాగ. ఈ నాలుకీ ఈ నా ఈ కొండ ప్రాంతాలు ఈ అడవిలో మేము నడిస్చి వెళ్ళడమండి అని చాలా కష్టపడ్డామండి. అయితే, ఎ ఎట్టకేలకి వెళ్ళామండి. ఆ వాటర్ ఫాల్సు స్పాట్ దగ్గర
ఆ మొత్తానికి ఆ! కొండ మ కనిక్ ఆ! ఎక్కేటప్పుడు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చింది అన్నారు కదా! ఏమైనా కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళడం గాని, లేదంటే పక్కన
ఏం రెస్ట్ తీసుకుంటే ఎలాగంటే, అండి. ముందున్న వాళ్ళు వెళ్ళిపోతారండి. మన ఇద్దరు ముగ్గురు ఉండిపోతామండి. భయమేత్తడండి. ఎందుకంటే, అడవి కదండీ!
అంతే కదండీ! మరి ఇప్పుడు మరి మీరు మీకు ఫుడ్ అది ఎలాగండి మరి? ఏమైనా పట్టుకున్నారా వాటర్ బాటిల్సు, స్నాక్స్.
అ ఏం పటికెళ్ళలేదు. ఒక్క వాటర్ ఒక్క వాటర్ బాటిల్‌తో వెళ్ళిపోయామండీ మేము.
మరి స్నాక్స్ ఏమి లేవు మీ దగ్గర?
అంటే, ఏమీ లేవండి. ఆ రోజు మేము నాలుగు గంటలకు భోం‌చేశామండి.
4 గంటలకి భోంచేస్తారా? అయ్య బాబోయ్! చాలా ఎక్సైటింగ్‌గానే గడిపారండి.
ఆయి అవునండి. అవును. అయితే... అయితే అక్కడికెళ్ళిన తర్వాత అండీ, అక్కడ ఇంకోక పోలీసోడు ఉండి అసలు వాట్ నీటిలోకే దిగనివ్వలేదండి.
సరిపోయింది. ఇంతా ఎళ్తేనేంచి అక్కడాళ్ళున్నారా?
అక్కడున్నారు. ఏంటంటే అది మరీ డేంజర్ ఏరియా అంటండి. ఇది ఏంటంటే ఎవరో పుకార్లు పుట్టిచ్చారండి. ఇక్కడ వాటర్‌ఫాల్స్ ఉంటదని. అది అందరికీ పేటికిపోయీ, గూగుల్‌లో పెట్టేసి, ఆ రివ్యూస్ ఇచ్చేసి, చాలా బాగుందని. ఆళ్ళేం చేశారో తెలుసండి, అక్కడ వాటర్‌ఫాల్సు. ఆ కొండ మీద పండిన తర్వాత అక్కడి నుంచి పారతాయి కదండీ, నీళ్ళు పడి కిందకి పారుతాయి కదండీ, ఒక చోట స్టోర్ అయితే అక్కడికెళ్లి స్నానాలు చేసిన ఫోటోలండి అయన్నీని గూగుల్‌లో పెట్టినయి. అందరూ ఇక్కడ చూసి ఓహ్!
ఆ! అవునవునవును. ఈళ్ళికీ, బుర్రుండదండి నిజంగా. పాపం మీరెంత ఎక్సైట్ అయ్యెళ్లారు అక్కడికి. ఏదోకటి చూద్దాము. సరదాగా ఉంటుంది అది, ఇది అని.
అయితే అది చాలా డేంజర్ ఏరియా అంటండి. అక్కడికెళ్లి చేయకూడదంటండి. ఏదైనా అయితే అసలు దొరకరంటండి మనుషులు. లోయెక్కువగా ఉంటదంటండి. అయితే ఆ! అక్కడికెళ్ళనివ్వలేదండి. మేమేం చేశాం తెలుసండి. ఈ కాలవ పక్కన ఎళ్తాయి కదా! నీళ్లు, ఆటిల్లో మునిగి ఏయో, ఏదో సాటిస్‌ఫై
అమ్మ బాబోయ్! మీకు నచ్చినట్టే ఇంకా. <tsk> ఇంకెళ్లారు కదా! ఏదోకటి ఆడేద్దామని చెప్పి దిగిపేయారు.
అవునండి. అలాగే వెళ్ళిపోయానండి. ఇంకా అలాగే వెళ్ళిపోయి ఆ రోజే ఇంకా అలా గడిచిపోయిందండి. ఆ కొండ ఎక్కడో ఇంకా ఛీ ఛీ! ఛీ! ఇంకెళ్ళకూడదు అనుకున్నానండి నేను.
<laughs> పాపం ఇంత కష్టపడి వెళ్తే అక్కడ ఎంత అయ్యో! మరి ఈ కాని ఒకటే అండి, <smacks lips> ఓకే. మీరు అనుకున్నది అవ్వలేదేమోగాని, కొండ ఎక్కడం అనేది మాత్రం ఎగ్జైట్మెంట్‌గానే అనిపించిందా?
అస్సలండి. అయితే ఎ అక్కడ ఆ! ఎగ్జ్ ఏంటంటే, ముందు ఆహ్, ఇక్కడికి ఈ 4 కిలోమీటర్లు నడవడం అన్నది కొంచెం ఇబ్బంది అనిపించిందండి.
హ్మ్. <smacks lips> నిజమేనండి. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది.
ఇది ఇద్ సరైన దారి లేదండి. పాత్‌లు ఇంకోటి చెప్పానండి, అది నిజంగా టూరిస్ట్ ప్లేసైతే, గవర్నమెంట్ వాళ్ళే అది డెవలప్ చేద్దురండి.
ఆ! కరెక్టేనండి.
అది టూరిస్ట్ ప్లేస్ కాదు కాబట్టే ఆళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకోలేదండి.
ఆ! ఎందుకులే, ఏముందిలే అన్నట్టు ఆళ్ళు పట్టించుకోవట్లేదు.
అవును. ఇది తర్వాత అండి. నేను 2012లో ఆహ్, విజయవాడలో కొండెక్కేనండి. అంటే, ఇక్కడ మీకు ఉంటాయండి. ఇక్కడ గుణదలని, లేదంటే విజయవాడ. ఆహ్, ఇవి ఉంటాయండి. మేము
ఈ ఆ ఆ! విజయవాడ ఐడియా ఉందండి. చెప్పండి. చెప్పండి. గుణదల కూడా ఐడియా ఉంది.
అయితే, ఆ! అక్కడ నేను మేము క్రిస్టియన్స్ కాబట్టి మేము అక్కడ ఆ కొండ ఎక్కానండి. అప్పుడు చిన్నవాడిని అండి నేను.
హ్మ్. అయినా సరే ఎక్కేసారు.
నేను ఎగ్స్ ఏ ఎక్సైట్మెంట్‌తో ఎక్కేసానండి సగం వరకు.
అది కూడా బాగా పెద్ద కొండ గదండీ!
అది కూడా పెద్దదండి, చాలా పెద్దదండి. అయితే, ఎక్కేటప్పుడు బ సగం దూరం ఎక్కేసానండి. అందరిని కాదని, నేను పరిగెత్తుకుంటూ యెళ్ళిపోయాను గానండి. సగం దూరం నుంచి నన్ను మోసుకెళ్లారండి ఇంకా.
ఏమండి? ఏమైంది?
ఏం ఎక్కుతామండి? ఎగ్సైట్ మనం ఎప్పుడూ ఏదైనా పైకెక్కేటప్పుడు స్లోగా యెళ్ళాలి తప్పండి. ఒక్కసారిగా వెళ్ళిపోతే ఒక్కసారిగా <giggles> పడిపోతామండి.
ఆ! ఎక్కడో దగ్గర ఆగిపోతాం.
ఆగిపోతే ఆహ్, నువ్వు ఇన్‌స్టంట్ గ్రోత్ వచ్చేసిందంటే ఒక్కసారిగానండి. సడాలుగా పడిపోతామండి ఇన్‌స్టంట్‌గానే. ఎప్పుడు గ్రోత్ స్లోలీ స్లోలీగా ఉండాలండి. అలాగే ఏదైనా మనం పైకెక్కేప్పుడు కూడా, స్లోలీ స్లోలీ ఎక్కాలండి. ఒక్కసారిగా ఫాస్ట్‌గా ఎక్కితే ఇన్‌స్టంట్‌గానే కిందుంటామండి.
<laughs> ఆ! నిజమేనండి. అంతే గదండీ మరి. ఆహ్, మరి ఈ కొండ అంత పైకి ఎక్కారు గదా! మరి యెనకన ఎవరు అనలేదా? "ఏ ఏ ఆగు పరిగెట్టకు నెమ్మదిగా యెళ్ళు" అది ఇది అన్నారా?
అయితే అవునండి. ఆ! అన్నారండి అక్క, అక్క వాళ్ళు ఇలా అన్నారండి. అన్నప్పుడు, మనం వింటామండి ఏమన్న.
అచ్చా! నేను మాత్రం తగ్గేదేలా అన్నట్టు మీరు పరిగెట్టారు.
యెల్లిపోయానండి. తర్వాతండి మళ్ళీ నిన్న తిరుపతి కొండెళ్ళానండి. తిరుపతి కొండెక్కానండి. నడిచి. హ్మ్. అది ఎలాగంటే అండి, ఆ రోజు శనివారం <giggles> అండి. నేను ఉపవాసం ఉంటాను ఎక్కువ.
తిరపతి ఏడుకొండలు.
మా ఫ్రెండ్స్ హ్మ్. నేనేంటంటే అంత నూ ఏ ఏంటి నేను అంత ఇంట్రెస్ట్‌గా ఎళ్ళలేదు కానండి. ఏంటి? అసలు ఇంతమంది ఎళ్తారు. ఏం జరుగుతుంది? అక్కడనే తెలుసుకుందాం అని ఎళ్ళానండి. ఎళ్దాను
శనివారం పూటా? ఆహా! తప్పు లేదండి తెలుసుకోవాలి. అన్నీ మనకి తెలియాలి కదా!
అయితేనీ, మా ఫ్రెండ్సు, అది సర్లే రారా ఎళ్దాము. ఒకరో ఒకరు ఇలాగెళ్ళి ఇలాగొచ్చేయచ్చన్నారండి నాతోటి.
అలాగే ఫ్రెండ్స్ అన్నాక అలాగే చెప్తారండి. ఏటంటే, నెమ్మదిగా చెప్పి వాళ్ళని ఎలాగైనా బుట్టలు వేసి పట్టుకెళ్దాం అని చూస్తారు. <giggles>
అయితే, మేము శనివారం మార్నింగ్ బయలుదేరామండి. శనివారం మధ్యాహ్నానికి అక్కడికి తిరుపతి వెళ్ళిపోయాము. మమ్మల్ని నడిపించారండి. నడిపిస్తే పో
ఆ! బై వాకు. ఆ! అవి 2 మార్గాలుంటాయి. ఒకటి ఆహ్, బైక్ మా బండదో, బళ్ళు, కార్‌లు అన్ని వెళతాయి బస్సులన్నీని. ఒకటేమో నడక మార్గం. మీరు సెలెక్ట్ చేసుకున్నది నడక మార్గం.
అవునండి. అవునండి. నేను 3500ల మెట్లు ఎన్నో ఉంటాయండి. నేను అనుకున్న మూడు వేల ఐదు వందలేకదలే ఎళ్ళిపోతలే ఓ గంటలో అనుకున్నానండి. అస్స్
మూడు వేల ఐదు వందల మెట్లు గంటలో ఎక్కడం జరగదండి. <giggles>
నేననుకున్నది ఇంట్లో మెట్లు ఉంటాయి చూడు, ఆ టైప్‌లో అనుకున్నానండి.
అమ్మో! అస్సలు అడవి మధ్యలోనే మెట్లుంటాయవి.
అయితే నేనక్కడ చూస్తే, నాకు అర్థమైంది ఏంటంటే, ఆ మెట్లు 1500ల మెట్లుకి అక్కడికొచ్చేటప్పటికి అయిపోయిందండి బ్యాటరీ అండి నాదింక.
<laughs> అమ్మో! ఎవరైనా ఎత్తుకెళ్ళండ్రా అన్నారా?
ఇంకా ఆయ్ కుచ్చుండిపోయానండి నేనింకా. తడిసిపోయిందండి చొక్కా, తడిసిపోయిందండి. ఇంకా అస్సల, ఇంకా చూడండి మనకి ఈ ప్యాంట్ కూడా ఈ తడిసిపోయిన చొక్క నీళ్లు కూడా ఇంకా ప్యాంట్ కూడా తడిపేత్తందండి. అలాగుందండి.
ఆహా! అయ్యయ్యో! ఎంత కష్టమొచ్చిందండి. <laughs> మరి, మరి ఫ్రెండ్స్ అందరూ ఏమంటున్నారండి? వాళ్ళ పరిస్థితి అలాగే ఉందా? ఆళ్ళు కొంచెం
అమ్మో! నరకం చూసానండి. అందరి పరిస్థితి అందరి పరిస్థితి అదేండి. ఒకడికొకడు ఏదో సహాయం తీసుకోవడం. <giggles> యెళ్ళిపోవడం అండి అలాగ.
మరప్పుడు అందరు కలిపి బోయి ఎవరైతే ఆ ప్లాన్ ఇచ్చారో, వాడి మొఖం చూడడం చూడలేదా? నీ వల్లే కదరా.
ఏముంటదండి అంతా! అంటే ఆధ్యాత్మికంగా వెళ్తున్నారు కదండీ! ఇంకా ఏదన్నా మర్చిపోతారులెండి అది. అయితే నేను
హ్మ్. మీరన్నది కూడా కరెక్టే.
హ్మ్. అప్పుడు ఆళ్ళు, అంటే ఇష్టంతో వెళ్తున్నారండి. నేనేంటో ఏదో తెలుసుకుందాం <giggles> అనెళ్తన్నాను.
ఏదైనా సరే ఎగ్జైట్మెంట్ కామన్ అండి. కొంచెం ఏ ఏదో ఒకస ఏదో కొత్తది చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటది చూడండి. మీలో అది కనిపిస్తుంది. హ్మ్. చెప్పండి.
అయిత్ అవునండి. అయితే... అయితే, ఆ! అయితే అయితే నేను ఇలా వెళ్తూ ఉండగా, ఏదోలాగా 6 గంటలు నడిపించారు నన్ను.
6 గంటలు నడిపించేసారా పాపం.
అయ్ వి ఇంక నేను అయిపోయిందండి.
పాపం మీరు 1 అవర్ అనుకుని ఎక్స్‌పెక్ట్ చేసెళ్లారు.
6 గంటలు అయిపోయింది. ఇంక అక్కడ అయిపోయిన తర్వాత అండి. అస్సలైన ఘట్టం ఏమి తెలుసండి! ఆరు మూ మూడు గంటలకి ఎక్కాం దిగి వెళ్ళిపోయామండి. 3 గంటల నుంచి 6 గంటలకి ఫ్రెష్ అప్ ఇవన్నీ అయిపోయినాయండి.
ఆ! ఏది, చెప్పండి, చెప్పండి. ఓకే. కొండ మీదకెళ్లి మీరు శుభ్రంగా ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయారు మాట.
అయిపోయిందండి.
మరి అక్కడికి వెళ్ళాక తీసుకున్నారండి. ముందుగానే ఆహ్, రూమ్ బుక్ చేసి వెళ్ళిపోయారా?
లేదండి. రూమ్ ఏం బుక్ చేసుకోలేదు మేము. జస్ట్
అక్కడికి వెళ్ళిన తరువాతే తీసుకున్నారు.
అహా! లేదండి. వీళ్ళు ఏం చేశారంటే, అప్పటికప్పుడు వెళ్లి గుండ్లు తీయించేసుకొని ఆహ్, స్నానాలు చేసేసి, అక్కడే బయట బట్టలు మార్చేసుకొని, వచ్చేసి లైన్‌లోకి వచ్చేసారండి అంతే.
ఓకే. డైరెక్ట్ ఎంట్రీ. వ ఆ! ఆ! అప్పుడు ఏమైందండి?
6 గంటలకి లైన్‌లోకి పంపించారు నన్ను.
సాయంత్రం.
హ్మ్. మళ్ళాడు పొద్దున్న 6 గంటలకి తీసారండి, లైన్‌లో నుంచి బయటికి వచ్చామండి.
ఆ! ఏం మాట్లాడుతున్నారండి. 12 గంటలా?
నాకసలకి ఫ్యు మధ్యలోకి ఎళ్ళిపోయిన తర్వాత అండి
ఆ! యనక్కేళ్ళేం. ముందుకు రాలేం.
అస్స ఇక లేదండి. మన చె మన జీవితం మన చేతుల్లో లేదండి. ఇంకప్పుడు.
అమ్మ బాబోయ్! అంత మంది జనాలు ఉన్నారా?
అవునండి. ఫోన్లు లేవండి. ఏమీ లేవండి. అస్సలు టైంపాస్‌కి ఫోన్ అవును. నిల్చోలేకపోతున్నాం ఆకలి, అచ్చ బాబోయ్! నేను అం
చుక్కలు కనిపించి ఉంటాయి.
అస్సలు, ఈ కొండ ఎక్కడం ఏంటి? కొండ ఎక్కడం ఒకటైతే, ఆ! లైన్‌లో నిల్చోవడం ఇంకోటండి.
అలా కాదండి. మరి ఒ ఒక రోజు వైట్ చేయాల్సింది కదా! ఇప్పుడు ఎలగో అంత దూరం కొండెక్కేళ్ళారు. కొంచెం ఏ రూమో తీసుకొని ఫ్రెష్ అయిపోయి, మరుసటి రోజు పెట్టుకోవచ్చు కదా దర్శనం.
అన్ అన్ అన్ అన్‌ప్లాన్‌డ్‌గా ఎళ్ళామండి. ఐ థింక్ అలా జరిగిపోయిందండి. ఆ తర్వాత చూసుకోండి ఇంకొచ్చిన తర్వాత, ఇంకా చూడండి నిద్ర లేదు, వియి
నిద్ర పోయి ఉంటారు మొత్తం బ్యాచ్ మ్యాచ్.
అయి వచ్చి, ఆహ్, కొండ ఎక్కడం ఏవో గనీ, ఆ లైన్‌లో నిల్చోవడం ఇయన్నీ నా లైఫ్‌లో ఇది జరిగి సంఘటనా, 10 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటికి నాకు గుర్తుంటదండి.
ఆహ్, మరి ఈ 10 ఇయర్స్‌లో ఎక్కడికెళ్ళేదండి మీరు? ఆహ్, మళ్ళీ తిరుపతి గాని లేదంటే స
ఇంకా ఎక్కడికెళ్ళేదు. ఇంకా ఎక్కడి వైజాగ్ ఎళ్ళానండి. వైజాగ్ వైజాగ్‌లో కూడా ఓ
దా సూపర్. ఇప్పుడు ఇన్నాళ్ళకి మంచి ప్లేస్‌కొచ్చారు మళ్ళీ. <chuckles>
<chuckles> వైజాగ్ ఎళ్ళానండి. వైజాగ్‌లో అక్కడా, దిబీది కొండ పేరు మర్చిపోయానండి. అది కొండ అవతలకి, రుషికొండ రుషికొండ కాకుండా ఇక్కడ ఒకటి ఉంటది, అహా! అబ్బోటీ ఇటు, కైలాసగిరి ఎక్కానండి. రుషికొండ ఎక్కాను. తర్వాత ఇది ఫార్ద్ డే, నావీ వాళ్ళది ఉంటుందండి ఒకటి. పెద్దది కొండ పైన ఉంటారు వాళ్ళు. అహా! యారాడ బీచ్ అది ఎక్కినప్పుడు ఉన్ ఆహ్.
రుషికొండా? తొట్లకుండా? కైలాసగిరి? యారాడ. యారాడ బీచ్ చూస్తే యారాడ బీచ్ మీరు, డైరెక్ట్ నడుచుకొని ఎక్కేసారా?
ఒక కొంత నడుచుకుంటా ఎక్కానండి ఆ కొండ కూడా.
మీకేటి బాగా కొండలు బా ఇష్టం అనుకుంటానండి. మీరు ఏ కొండ పెడితే ఆ కొండ దొరకగానే ఎక్కేస్తున్నారు మీరు. <laughs>
<chuckles> <chuckles> అయ్యో! ఇదండి ఈ రుషికొండ, ఇది కైలాసగిరి అయితే బండ్ల మీద ఎళ్ళాను. ఇదైతే నడుచుకుంటూ కొంచెం ఎళ్ళాను. ఇయ్యండి నా జీవితంలో జరిగిన కొండల్లో చరిత్ర అండి.
అవి కొండలెండి. ఇప్పుడు సాధారణంగా ఎవరికైనా ఒకటో రెండో కొండలుంటాయి. మీకు కొండ దొరికితే ఎక్కేస్తున్నారండి మీరు. <laughs> కానీ తిరుపతి కొండ మాత్రం మీరు ఎక్కిన విధానం గాని, లేదంటే ఆ దేవుని మొత్తానికి దేవుని దర్శించుకున్నప్పుడు మీకేమనిబించింది?
<giggles> అవునండి అవును. ఎక్కడ అంతా భక్తి‌ న అంతా ఒక వస్ వైబ్రేషన్ అండి అంతె.
ఒక హిందువులు సాంప్రదాయం గాని, లేదంటే వాళ్ళు గుడులు కట్టే విధానం గాని, మనం ఎంత కష్టపడి ఎంత చేసి అంత లోనకెళ్ళిన దర్వాత ఒక చల్లదనంగా ఉంటుందండి గుడంతా. వెళ్ళిన దర్వాత మనం మొత్తానికి దర్శించుకునే సమయంలో, 2 నిమిషాలు మనకి మనసు తేలిక పడి చాలా ఆనందంగా అనిపిస్తది. మీకలాంటి ఫీల్ ఏమన్నా ఒచ్చిందా?
అవునండి అవును. అవునండి. అవునండి ఒచ్చింది.
ఆ! సో, ఎంత ఎన్ని కొండలు ఎక్కినా సరే, ఎంత కష్టపడినా సరే, మొత్తానికి మన్ మీకు మంచిగా ఆనందంగా జరిగింది మేడలో పైన. అలాగే ఫ్రెండ్స్‌తో కొండెక్కడం కూడా మీకు సంతోషంగా ఉంది. చాలా అద్భుతంగా చెప్పారండి. కంపల్సరీగా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
ఆ! అవునండి. ధన్య్ అవునండి. ధన్యవాదాలు.